అవును, అయితే మనకి సూపర్ మార్కెట్లల్లో, వీట్లల్లో గూడా మనకొక టెక్నిక్ ఉపయోగిస్తారు గద వాళ్ళు. ఆహ్, సూపర్ మార్కెట్లు నిర్వహించే వాళ్ళు గాని వాళ్ళు గూడా, ఎలా అంటే మనకి అవసరం లేని పదార్థాలు గూడా మన చేత కొనిపించేటట్టు ఒక టెక్నిప్ ఆహ్, ఉపయోగిస్తారు. అంటే తినుబండారాలు మనకు బిల్లింగ్ జేసే కౌంటర్ పక్కన గానీ చాక్లెట్స్ గానీ ఆహ్, వేరే వేరే మనకు అవసరం లేనివే ఉంటాయవి, మనకేదో ఆహ్, ఇది తీసుకోవాలని, ఇది రేపేటట్టు ఆహ్, అక్కడనే పెడుతూ ఉంటారు గదా! మీరు అలాగ ఎప్పుడన్నా ఇదైపోయి అంటే అలాగే ఎక్కువగా కొనేసిన సందర్భాలున్నాయా? బడ్జెట్ దాటిపోయిన తర్వాత గూడా?
అవునండి. నిజం. చాలా సందర్భాలున్నాయండి. అంటే, మేము ఎప్పుడు డీమార్ట్‌కె ఎక్కువ మేము గ్రోసరీస్ అంటే డీమార్ట్‌కే వెళ్తామనమాట. డీమార్ట్ మామూలుగా ఏమల్ ఏమననుకోని యెళ్తాము. ఈ నెలకి సరుకులు కొనుక్కోవాలి, అని చెప్పుకొని వెళ్తాం ఆ ప్లాన్‌లోనే వెళ్తామనమాట. వెళ్ళిన తర్వాత
హ్మ్. ఓకె. హ్మ్, హ్మ్. ఆహ్, అంటే మీరు ఏమన్నా లిస్ట్ ప్రిపేర్ జేసుకొనెళ్తారా లేకపోతే రె వెళ్లి రాండమ్‌గా
ఆ! లిస్ట్ ప్రిపేర్ కంపల్సరీ అండి. ఆ మాత్రం లిస్టు లేకపోతే అసలా ఏం కొంటున్నామో, ఎంత కొంటున్నామో కూడా తెలీదు. కాబట్టి అసలేం కావాలి అన్నది ఇంట్లోనే ఉన్నప్పుడు లిస్ట్ రాసుకొని వెళ్తాము.
ఆ! ఎవి పడితే అవి గొనేస్తారేమో ఆ లిస్ట్ పెట్ అవును, అవును. ఆ! లిస్ట్ రాసుకున్న గూడా కొన్ని సార్లు అటు ఇటు అయి, తారుమారవుతూ ఉంటుంది గదా!
అవుతాం కానీ, కానీ ఎక్కడ ఏ సెక్షన్‌లో నాకెక్కువ ప్రాబ్లమ్ వస్తదంటే ఫుడ్ సెక్షన్ అంతా బానే ఉంటది. గ్రోసరీస్ వేరే ఐటెమ్స్ సెక్షన్ అంతా బానే ఉంటది. ఈ బట్టల సెక్షన్‌కో లేకపోతే ఏదన్నా చెప్పుల సెక్షన్‌కో ఈ కర్టెన్లు, బెడ్ షీట్లున్న సెక్షన్‌కి అప్పుడు గుర్తొస్తే సడెన్‌గా బెడ్ షీట్లు కొనాలి, కర్టెన్ కొనాలి. ఏదోకటి. అది ఎక్స్‌ట్రా ఖర్చయిపోద్దనమాట. ప్లాన్ చేసుకున్న దాని మీద.
హ్మ్. ఓకె. హ్మ్. ఆ! అవును. ఓకె. ఆ! ఆ! హ్మ్. అవును. అంటే మనకి అది అవసరం లేకపోయినా కొనాలి. ఆ! మంచిది అనిపిస్తుంది ఇది.
ఆ! అవి లేకపోతే ఇక్కడ మనకు అన్ని సామాన్లు కిచెన్ అప్లయెన్స్ సామాలుంటాయి కదా! గరిటలనో, ప్లేట్సనో ఏదైనా యూనిక్‌గా ఉంటే ఇది ఇది ఎప్పుడో ఒకప్పుడు యూజ్ అవుతది, ఇలాంటి గిన్నె ఎప్పుడో ఒకప్పుడు యూజ్ అవుద్ది.
హ్మ్, హ్మ్. అవును. హుహుహు, ఎప్పుడో ఒక్కసారి యూజ్ అయ్యేదాన్ని మనం అప్పుడు దీసుకొని యెళ్ళిపోతాం ఆ దాంట్లో, ఆ సామాన్లలో యేసుకొని.
ఆ! అప్పుడు మళ్ళీ ఉంటదో లేదో అని చెప్పి కొనేస్తాము అది అనవసరంగా ఎక్కువ ఖర్చయిపోద్దనమాట.
ఎక్కువ ఖర్చు అయిపోతుంది. ఆహా! ఆహ్
అలా చాలా సందర్భాలున్నాయి. అలా అయిపోయిన సందర్భాలు.